అది అమ్మ పాట ఇది కేజీఎఫ్ సినిమాలో అదే గదండీ యష్‌ది. హ్మ్.
ఆ! అమ్మ పాట. 'అమరన్‌లో' కూడా ఒక బీజీఎం ఎంత హిటయిపోయిందండి సాయి పల్లవి చేసింది గదా!
ఏం సినిమా అండది?
'అమరన్' రీసెంట్‌గా వచ్చింది. అంటే లాస్ట్ ఇయరొచ్చింది. మూవీ రిలీజ్. అందులో కూడా ఆ! ఆహ్, జీవీ ప్రకాష్ కుమార్ అని మ్యూజిక్ డైరెక్టర్ చేసాడు. అందులో సాంగ్స్ కూడా అసలా
'అమరన్' అవునవును. అవునండి. అవును. ఆ ఓకే, ఓకే, ఓకే. శివ కార్తికేయను. హ్మ్. తెలుసండి. బావుంటాయండి. అవును. నిజమే మీరు చెప్పిన బిజి
రంగులే హే రంగూలె అనే పాట ఒకటుంటుంది. అది గూడా బావుంటుంది అందులో.
ఆహ్, తెలుసది. ఇంకా చెప్పాలంటే తెలుగులో కన్నా తమిళ్‌లో బావుందండి ఆ సాంగ్ ఇంకా.